ఓకే. అంటే మీకు
ఆ రూమ్ మొత్తం, నేను థియేటర్ రూమ్ చేసేసాను మా ఇంట్లో కూర్చొని చూడాలని చెప్పేసని.
అదదే. ఒక మినీ థియేటర్ చేసుకున్న‌వు ఓన్‌గా నీకు నువ్వే.
అవును. అది కూడాను 4కే లోనే చూడాలని చెప్పేసని. నాకు మా ఊర్లో థియేటర్‌లో నాకు నచ్చట్లేదు వాస్తవంగా.
అబ్బబ్బా! <laughs> ఓకే.
నాకు మా మా ఇంట్లో నాకు ఆ థంపింగ్ ఫీల్. అంటే ఎలా అంటే, సోఫాలో కూర్చున్నాననుకో నేను కొడతా ఉంటది తెలుసా? వెనకామల నుంచి దన్న, దన్న, దన్న, దన్న 7.1.2 2 సబోఫెర్లు ఉండాయన్నమాట పెద్ద పెద్దయి. అంటే అది వచ్చేసరికి రెండు కూడాను 12 ఇంచ్ సబోఫెర్లు 2.
ఆ! అవునవును. ఓకే. అమ్మ బాబోయ్! అంటే
ఆ! 12 ఇంచ్ సబోఫెర్లు రేండనమాటయి.
ఆ! అంటే సౌండు ఎంతున్నా పర్లేదు అనే, ఫీలింగ్‌తోటే చూస్తుంటా‌వుమాట అయితే!
మా నాన్నకి సినిమాలంటే ఇష్టం, నాకు సినిమాలంటే ఇష్టం, మా అబ్బాయికిష్టం, మా ఆవిడకిష్టం, మా అమ్మ ఒక్కటే, మా అమ్మని ఎలిమినేట్ చేసేసి పక్కన పడేస్తాం. <laughs>
ఆ! మరి ఇంకా ఇంతమంది సినీ అభిప్రా ప్రేమికులున్నప్పుడు, ఇంకా ఏమి ప్రాబ్లమ్ లేదు. ఇలా పెట్టేసుకోచ్చయితే.
ఏం ప్రాబ్లమ్ లేకుండా అలాగే కాకపోతే ఏంటి అనేంటే, ఆ కంటెంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడాను కొన్ని కొన్ని సినిమాల వరకు ఫ్యామిలీ మొత్తం చూడగలుగుతున్నాం గానీ, కొన్ని కొన్నయితే చూడలేకపోతున్నాం అసలకి.
అవును. అవును. మెయిన్ ఈ ఓ‌టీటీలో ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది. అలా కాదు ఓ‌టీటీ వల్ల మెయిన్ వస్తుంది. ఆ! రొమాన్స్ కూడా చాలా హెవీగా చూపిస్తున్నాడు.
టూ ముచ్ వయలెన్స్ అయిపోయింది. వయలెన్స్ అనేది బాగా ఎక్కువైపోయింది. రక్తం, రక్తం కనపడిపోతుంది ప్రతి చోట. అవును. చాలా వరకు కూడాను.
ఆ! ఏంటంటే మనం హ్మ్. ఇంట్లో వాళ్ళతో కలిసి చూస్తున్నాం. సడెన్‌గా ఏది వస్తుందో, ఏంటో, ఏ సీన్ పడిపోతుందో చిన భయమేస్తుందేకంగా. <smacks lips> అంటే ఆ ముందు రివ్యూ చూసుకుంటున్నాం ఏకంగా. ఒకప్పుడైతే సినిమా చూసి రివ్యూ చూసేవార‌ము. ఇప్పుడు ముందు రివ్యూ చూస్తున్నాం. ఏంటంటే అల్ రివ్యూలు కూడా నువ్వు బాగా గమనిస్తే ఎలా ఉంటున్నాయంటే, ఆ ఏంటంటే, ఏ ఎటువంటి సీన్లు లేవు మీరు ఫ్యామిలీ‌తో హ్యాపీగా చూడొచ్చు వయలెన్స్ కూడా లేదు. <laughs>
కదా! ఆ! అవును. బాగా గమనిస్తది. ఆ! అవును. ఫ్యామిలీతోటి చూడొచ్చని చెప్పేస‌న్ని ఫ్యామిలీ సర్టిఫైడని చెప్పేస‌నేసి ఇస్తున్నారక్కడ. అదే నాకర్థం కాలేదిక్కడ. ఆ! <laughs> కొంచెం అంటే వాస్తవంగా మాట్లాడితే గనుక, కొంచెం ఏ సర్టిఫికేటని చెప్పేసనంటే, ఒక వయలెన్సే కాకుండా, మిగతా కోణాలన్ని కూడా వస్తున్నాయన్నమాటిక్కడ. అవన్నీ కూడాను మన ఫ్యామిలీ అంటే ఇప్పుడు భార్య భర్తలిద్దరు కూర్చొని చూస్తున్నారు అనంటే ఓకే. ఇప్పుడు భార్య భర్తలతో పాటు, తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు, అని చెప్పేసనంటే దానికి కొంత కాలం కొంత వరకు అది అనేది బ్రేకనేది పడుతుందన్నమాట. అంటే కొంచెం చు అంటే ఇదివరకే అన్ని అందరు కూర్చొని చూసే కుటుంబ తరహా చిత్రాలు అనేవచ్చాయన్నమాట. వయలెన్స్ అవ్వనివ్వండి ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అదంతా కూడనా ఆ కోణం అనేది చాలా దారుణంగా ఎళ్ళిపోతుంది. అయితే అటెళ్ళిపోతుంది, లేకపోతే ఇటెళ్ళిపోతుంది.
<chuckles> అవును. అవును. నిజంగా.

ఆ! నిజంగా చెప్పాలంటే 25 రోజులనేవి కూడా ఎక్కువ రోజులె ఎందుకంటే 2 వారాలకు మించి సినిమాలు ఉండట్లేదెక్కడ. <smacks lips> ఆ!
ఆ! లేదు. ఎక్కడ కావాలో అక్కడ కొట్టేసుకుంటున్నారు మొత్తమంతా కూడాను. అంటే కలెక్షన్స్ వచ్చేసినాయన్నమాట. ఇదివరకి ఆ 100 కో 100 రోజులు 200 రోజులనేది ఇప్పుడు 100,00,00,000 200,00,00,000 కింద అయిపోయింది మొత్తమంతా.
అంతే. నిజంగా. ఆ విషయమయితే మనం బాధ పడాలి ఖచ్చితంగా. ఏంటంటే వీళ్ళు
ఆ! చాలా వరకు బాధేస్తుంది నాకైతే మాత్రం.
ఆ! టికెట్ రేట్లు కూడా అలాగే ఉంటున్నాయి కూడా.
అరే! ఒక్ అదే కదా! ఒక సినిమా‌ని నేను మగధీర సినిమా ఉందండి. దగ్గర దగ్గర పది సార్లు చూసాను సినిమా థియేటర్‌లో.
అబ్బబ్బా! అందులో మీకిష్టమైన డైలాగ్ కూడా ఒకటి చెప్తారా?
అందరు ఆహ్, గుర్తుకు రావట్లే. <laughs>
హ్మ్. ఒక్కొక్కడిని కాదు. <laughs> ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్ <laughs> 100 మందినోకేసారి
వందమందిని ఒకేసారి రమ్మనని చెప్పేసనా?
అది. <smacks lips> నిజంగా. అదొక మంచి సినిమా చెప్పాలంటే.
హ్మ్. అదే కదా! నాకు దాంట్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కంటే సల్మాన్ రాజ్ క్యారెక్టర్ బా నచ్చింది.
ఆ! ఆహా! <laughs> నిజంగా.
ఆ! "నేనేటి అంటున్నావు" అని చెప్పేసనంటాడు చూడండక్కడ శ్రీహరి గారిది తెలంగాణ స్లాంగు. కాకపోతే ఏంటి అనంటే ఆయన శ్రీకాకుళం జిల్లా స్లాంగ్ మాట్లాడేసరికి చాలా చక్కగా అనిపించింది నాకు దాంట్లో.
అవునవునవునవును. అవును. అవునవును. జాలరు వాళ్ళు మాట్లాడే మాట తీరు ప్రకారం మాట్లాడారు.
అవును. ఆ భాష గాని. ఏదైనా గాని. ఆ! "సాల్మన్ పెద్ద పాప పట్టుకొచ్చేసినాడే" అని చెప్పేసానంటారాళ్ళక్కడ. ఆ!
ఆ! నిజంగా. భలే ఉంటుందా సినిమా. అయితే ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్టయితే అలాంటి సినిమాలనేవి మనకు రావటం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సినిమాలన్ని మరి దారుణమైనవి. అలాంటి సినిమాలు 10% కూడా ఉండట్లేదు. కానీ ఇప్పటి కాలంలో సందీప్ రెడ్డి వంగ కూడా మంచిగా తీస్తున్నారని అంటున్నారు. మరి దానికి నువ్వేమంటావు?
చాలా బావుంటది. అస్సలకి. అస్సలకి. చాలా గొప్పగా తీసిన సినిమాయింది మాత్రం యానిమల్‌. యానిమల్ ఎంతంటే 3:15 కంటలు నేను మా ఆవిడ వాస్తవంగా చెప్తున్నా కదా! అది. ఏ సర్టిఫికేట్ అవ్వని, అది బి సర్టిఫికేట్ అవ్వని ఏదైనా గాని, నేనైతే ఒక్క సీన్ కూడా స్కిప్ చేయకుండా చూసే సినిమా ఏదైనా ఉంది అని చెప్పేసనంటే యానిమల్ అది మాత్రం.
హ్మ్. నిజంగా. హ్మ్. హ్మ్.

ఇద్దరికీ ఫ్యానే. చాలా పెద్ద ఫ్యాననమాట.
ఆహా! అది. ఆ!
ఆ! అలాగ. ఇంకొకళ్ళు కూడున్నారు నాకిక్కడ 'ఉపేంద్ర' గారు.
ఓహ్! సూపరింక. అంటే, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరో అన్నీ అతనికే ఇచ్చేయచ్చు మనం. <laughs> నిజ్
అది. అన్నీ ఆయనేననమాట మొత్తవంతా కూడాను. అస్సలా నిజ్జంగా "ఆయన ఎలా రాశారు రా బాబోయ్!" అని చెప్పేసనిపిచ్చె క్యారెక్టరైజేషన్లనమాట అయన్నీ కూడాను!
అవును. అస్సలు అలాగ కాదు. ఎప్ ఆ!
నాతో పాటూ అహ! నేను, నేను నాకు 'ఉపేంద్ర' అంటే ఎవరో తెలీదు వాస్తవంగా. ఓకే నా? మా నాన్న 'ఉపేంద్ర' సినిమాలు రిలీజవుతున్నయని చెప్పేసనంటే, సైకిలేసుకొనీ తొక్కుకుంట యెళ్ళిపోయేవోడంట థియేటర్ల దగ్గరికి.
హ్మ్. ఓకే. అంటే, ఇదీ అక్కడి నించి ఒచ్చినా ఫీలింగ్స్ మాట ఇవన్నీని.
ఆ! ఏమనేదనుకున్నారు మా అమ్మ? ఆహ్, వ్ వాస్తవంగా ఇది తప్పుగా అనుకోచ్చు, ఏదన్నా కానియ్యండి. మా ఇంట్లో సంఘటన మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సొస్తదిక్కడ. ఆ పిచ్చోడు సినిమాకెళ్ళాడు, పిచ్చోడు సినిమాకెళ్ళాడని చెప్పేసననేవోళ్ళు.
<chuckles> ఆ! ఆ! చెప్పచ్చు. హ్యాపీగా. వొయ్యో! <laughs> మంచి పేరే పెట్టారయితే. <chuckles>
ఆ! అంటే, ఆయన సినిమాల ఆ క్యారెక్టరైజేషన్ కూడా అలా ఉంటయనమాట మొత్తవంతా.
అవునవును. నిజం. అంటే
తర్వాత టీవీలో ఒచ్చినప్పుడు కూడానూ, మా అమ్మ చూడనిచ్చేది కాదు ఆ క్యారెక్టర్లు.
ఓకే. అంటే, అంటే ఇది కరక్ట్ కాదేమో అనిపించేదిమాట.
అంతా <laughs> అయన థాట్ ప్రాసెస్సనేదీ పిల్లలకి కాదు అనేదనమాట. మొత్తమంతా అప్పట్లోనే ఏ సర్టిఫికేట్లు సినిమాలు తీసినాయన ఆయన.
ఓకే.

ఆ!
ఆగండాగండి, రావట్లేదది. రావట్లేదు. గుర్తు చేయండి ఒకసారి. ఆ! ఆ పాటే. ఆ పాటే.
అమ్మాయి, అమ్మాయి. అవునువును. వ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు యాక్చువల్ ఆ పాట. కానీ నిజంగా మంచి పాటది. నిజంగా చెప్పాలంటే. అంటె <smacks lips> ఆ సీన్‌లు గాని అది అంటే మీ మీకు చిన్నది ఉంటుంది ఆ పాటలో. ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్లైట్‌లో ఉంటారు. ఆటో గేర్ పెట్టేసి బన్ సా ఫ్లైట్ వెళ్ళిపోతున్నారు.
హ్మ్. అవును. అదే కదా! అవును. నేనే నీకన్నీ తోడవుతా మూడే మనిషే గుర్తే రాని సంతోషాన్నిస్తానే అమ్మాయి. ఇక్కడ చూసారా? ఇక్కడ పదం ఆ పాట ఎంతో ఉండదండి మొత్తం అంతా కూడాను. ఆయన క్యారెక్టరైజేషన్ ఆయనకున్న మ్యూజిక్ టేస్ట్ కానీ జస్ట్ మాట్లాడితే ఒక పది లై 10 లైన్‌లు కూడా ఉండదు ఆ పాట.
ఆ! ఈ ఆ! అవును. అవునవును. చిన్న పాట. నిజం. కానీ ఆ!
చాలా చిన్న పాట. కానీ 3 నిమిషాలు లాగుతాడు ఆ పాటని.
ఆ! లిరిక్స్ బావుంటాయి అది చూపించే విధానం. అదే నేనదే చెప్పబోతున్నాను. ఏంటంటే వాళ్ళిద్దరు ఆటో గేర్ పెట్టుకొని ఫ్లైట్ ఎళ్తున్నప్పుడు సడెన్‌గా అది గుద్దేయపోతుంటే లేపుతాడు ఇలా ఫ్లైటు. సలాన్‌గా లేగిసి
చాలా వరకు. లేపుతారు. అదే కదా! ఆ లేపినెంబటే నెక్స్ట్ ట్రాన్సిక్షన్ షాట్ వచ్చేసరికి ఆ లేపిన తర్వాత నెక్స్ట్ ఆ ట్రాన్సిక్షన్ షాట్ కార్‌లో నుంచి దిగుతాడన్నమాట అలాగా. ఆ థాట్ ప్రాసెస్ అనేది చూడండి ఎలా మారింది? ఏంటి? అనేది అసలకి. ఇప్పుడున్న జనరేషన్‌లో ది బెస్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి గారు అని అంటారు చాలా మంది మాత్రం. నాకైతే మాత్రం సందీప్ రెడ్డి వంగానే.
అది. అబ్బబ్బబ్బా! హ్మ్. కానీ కాదు. నిజంగా. నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, బాగా గమనించినట్టు ఉంటే ఇప్పుడు ఉపేంద్ర గారు మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో ఫ్రేమ్ టూ ఫ్రేమ్, సీన్ టూ సీన్ ఎంత చక్కగా రాసేవారో. ఇప్పటి కాలంలో సందీప్ రెడ్డి వంగ గారు అలానే రాస్తున్నారు ఏంటంటే ఫ్రేమ్ టూ ఫ్రేమ్. ఆ!
అదనమాట. అవును. ఆయన టైమ్ తీసుకున్నా గాని ఆయన టైమ్ తీసుకున్నా గాని ఆ డెలివరీ అనేది ఎలా ఉందో చూడండి. కోడితే 10000000000 కొట్టేస్తారు గట్టిగా. ఇందాకడ మనం మాట్లాడుకున్నట్టు వంద, రెండు వందలో అనుకున్న రోజులన్నమాట ఇయన్నీ కూడాను. ఇక్కడ. హ్మ్. ఇది 10000000000 సినిమా అన్నమాట.
అంతే. <laughs> అవునవును. ఆ! నెక్స్ట్ అవునువును. మనం బాగా ఈ మధ్య గా గమనిస్తున్నట్టయితే ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే <smacks lips> మనకి ఆహ్, అమెజాను, నెట్ ఫ్లిక్సు ఇప్పుడు హాట్ స్టారు ఇలా 3, 4 ఉండేవి కాస్త ఈ ఆహా, సోనీ ఇవి కాస్త ఇప్పుడు 35 చానల్‌ల్లోచ్చేస్తున్నాయి.
అవును, వాస్తవం. సోనీ లివ్ అని చెప్పేసని, సన్ నెక్స్ట్ అని చెప్పేసని, జీ అని చెప్పేసని చాలా వచ్చేసినాయి మొత్తం అంతా కూడాను.
ఆ! ము ముప్పై ఐదు ఉనన్నాయిలా ఓటీటీ చానెల్సు. 35 ఇంకా ఎక్కువే ఉండి ఉండచ్చు. అవును. ఆ! అయితే ఈట్ల మీద ని అభిప్రాయం ఏంటి ఈ ఓటీటీల మీద?
35 అబ్బో! హ్మ్. ఈట్ల మీద అభిప్రాయం అని చెప్పేసనంటే ఖచ్చితంగా అన్ని కూడాను నాకైతే సినిమా పిచ్చోడిని కాబట్టి నేను ప్రతిది కూడాను సబ్స్క్రిప్షన్ దగ్గర దగ్గర ఒక పది ఓటీటీలకైతే నేను తీసుకున్నాను.